మనం అంటే అవసరార్థం గాని, హ్మ్. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా లేకపోతే, హ్మ్. ఆహ్, సరదాగా తిరగడానికి ఎళ్ళినప్పుడు, ప్రతి రకరకాలైనటువంటి కొత్త కొత్త ప్రదేశాలకి, మనం వెళ్ళటం జరుగుతా ఉంటది. ఇలాంటి హ్మ్. ఆహ్, ప్రదేశాలు లేకపోతే ఒక ట్రాన్స్ఫర్ మీద వెళ్ళటమో, లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇలాంటివి జరుగుతా ఉంటాయి కదండీ. ఆ ట్ అలాంటి టైంలో వ అక్కడ మనం కొత్త వాళ్ళని, మనం స్నేహితులుగా చేసుకోవాలి, అంటే ఏవన్నా, మార్గాలు ఏవన్నా ఉన్నాయంటారా?
యస్! ఖచ్చితంగా అండి. మీరన్నట్టు, లాస్ట్‌లో ట్రాన్స్ఫర్ అన్నారు గాబట్టి, అంటే నాకు కొత్త పరిచయాలు ఎలా ఎల్లినయి అంటే, మా పేరెంట్స్‌కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, మేము వేరే మరి ప మరి ప్రాంతానికి వెళ్లడం, అక్కడ ఏంటంటే కోటర్స్ అనమాట. గవర్నమెంట్ ఇచ్చే కోటర్స్ ఉంటాయి కదా! ఆ కోటర్స్‌లో ఉండేవాళ్ళం. సో, కోటర్స్‌లో ఏంటంటే, నాతో పాటు ఇంగ పిల్లలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంగ కోటర్స్‌లో పేరెంట్స్, పిల్లలు అనేది కామన్ కాబట్టి, ఆ పిల్లలతోని మరి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే, అంతగా ఎవరు తెలీదు కాబట్టి, నార్మల్‍గా ఉన్నా. ఆ తర్వాత, 2 రోజుల తర్వాత, హ్మ్. ఏమైందంటే మా హ్మ్, అంటే పామా పైన క్వార్టర్స్‌లోకి వేరే వాళ్ళు వచ్చారనమాట. సో, ఆప్ ఆ! ట్రాన్స్ఫర్ మీదే వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ఆ రోజు, చాలా మంది వచ్చేసారు. వాళ్ళ చేస్ చుట్టాలు నాకు తెలిసి ఒక పదిమంది వచ్చారనుకుంటా. ఈ 10 మందికి ఇంట్లో ప్లేస్ <chuckles> సరిపోదు కాబట్టి, టెర్రస్ మీద పైకెళ్ళి పడుకున్నారనమాట. అయితే, నేను మామూలుగా పొద్దున్నే లేసి ఏం చేయాలా? అది హాలిడే రోజో ఏదో రోజు. అయితే నేను పైకి వెళ్ళి చూస్తే కనుక, అందరూ వచ్చి పడుకొని ఉన్నారు. అందులో ఒక వయసు నా వయస్సు పిల్లలక్కడ పిల్లగాడు ఒకడు <chuckles> ఉన్నాడనమాట.
హ్మ్. ఓహో! ఆ! అవునండి. అవునండి. ఆ! ఆ! ఓహో! వాళ్ళు కూడా కొత్తగా ట్రాన్స్ఫర్ మీద వచ్చారా? ఆహా! ఆహా! ఓహోహోహో! ఓహో! ఆహా! ఓహో!
అయితే అతను లేసిన తర్వాత అతన్ని పరిచయం చేసుకోవడం, మాట్లాడడం, ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే గనుక, అతను నాకంటే 1 ఇయర్ పెద్ద అంతే, జస్టు ఇగ
ఆ! ఓకె. అంటే, ఒకే ఎ ఏజ్ గ్రూపే అనుకోండి. 1 ఇయర్‌ కేముంది.
ఆ! అవును. ఆహ్, ఒక్క 1 ఇయర్ పెద్ద కాబట్టి, ఆహా! తను నాతోని మాట్లాడడం, మేము అప్పటికప్పుడు మంచి ఫ్రెండ్స్ అవ్వడం. ఇంగ కోటర్స్‌లో, వీళ్ళందరూ అనమాట. ఈ కోటర్స్‌లో ఇంకా నా ఏజు అంటే, నాకంటే సె 2 సంవత్సరాలు పెద్ద, అతను కూడా ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరు ప్రవీణ్ అని, అతను కూడా స్నేహితుడు అయ్యాడనమాట. ఈ సు ఈ ఫన్ ఇయర్ పెద్దతను ఏమో సుధాకర్. సో, సుధాకర్, ప్రవీణ్, నేను కలిసి ముగ్గురం కలిసి ఇంగ కోటర్స్‌లో అంతా తిరగడం, బెస్ట్ ఫ్రెండ్స్‌లాగా ఉండడం. ఆ కోటర్స్‌లో మిగతా పిల్లలందరనమాట. చాలా మంది ఉంటారండి. దగ్గర దగ్గరగా ఒక 40, 50 మం పిల్లలు ఉంటారు. 50 మంది పిల్లలు ఉంటారన్నమాట. ఇంతమందితోని అందరం. హ్మ్.
ఆ! ఆ! ఓహో! ఓహో! హుహు. హ్మ్. హ్మ్. అవును. ఆ! అందులో మీరు ఏదో రకంగా.
<laughs> నేను గూడా వాళ్ళతోని కలిసి, ఇంగ ఆ డాన్స్‌లు గాని, ఆటలు గాని, ఇంగ కోటర్స్ అంటే గనుక మస్తు ప్ ప్లేస్ ఉంటది ఆడుకోవడానికి, చాలా ప్లేస్ ఉంటది. మంచి మంచి ప్లే ఆడుకో హ్మ్. యస్! యస్! అన్ని సౌకర్యాలు ఉంటాయి మంచిగా. ఆహ్, ఎటు పోయినా మరి అప్పట్లో ఏంటంటే, హ్మ్. అక్కడ ఫస్ట్ ఓపెన్ థియేటర్ అనమాట. ఓపెన్ థియేటర్ అనేది కట్టారనమాట అక్కడ. అంటే సినిమాలు వేయడానికి, ప్రతి వారం ఒక సినిమా వేద్దామని, అక్కడ ఓపెన్ థియేటర్ గట్టి, మరి ఆ ఓపెన్ థియేటర్‌కి గుడా ఒక కోడ్ ఉంటదనమాట. అంటే ప్రతిరోజు సినిమాలు వేయరు గాబట్టి, ఏదో వారానికి ఒక వారానికి ఒకసారో లేకపోతే రెండు వారాలకొక్కసారో, సినిమాలు బట్టి వేసేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే అది ఓపెన్ థియేటర్ కాబట్టి ఖచ్చితంగా రాత్రి వేయాల్సిన ఆ సమయమే అన్నమాట. వెలుతురులో వేయలేరు కాబట్టి సాయంత్రం అవ్వగానే, ఆరు ఏడింటికి స్టార్ట్ చేసి చీకట్లో, మళ్ళీ పదింటిలోపు క్లోజ్ చేసేస్తారన్నమాట సినిమా. సో ఇదైతే ఆ!
<chuckles> క ఆ! ఆ! అన్ని సౌకర్యాలు కూడా సౌకర్యాలు కూడా ఉంటాయి కదా! బం ఆహా! ఆహా! ఆ! ఓహోహో! ఓకె. ఆహా! ఆ! ఆహాహా! ఓహోహో! ఓకే. 3 గంటల సేపు ఎంట ఎంటర్టైన్మెంట్ ఇక్కడున్నటువంటి ఎంప్లాయిస్‌కి.
యెస్, ఆహ్, పిల్లలకి, పెద్దలకి, అందరికీ అనమాట. అయితే అప్పుడేంటంటే, ఒక కోడ్ అనమాట. ఎట్లా అంటే, ఆ రోజు సినిమా ఉందా, లేదా అని చెప్పడానికి, అది ప్రొజెక్టర్ రూమ్ ఏదైతే ఉంటుందో, దాని బయట ఒక ట్యూబ్ లైట్ ఉండేది. ఆ ట్యూబ్ లైట్ గాని ఆన్ చేస్తే, ఆరోజు సినిమా ఉన్నట్టు. ఆ ట్యూబ్ లైట్ గాని ఆఫ్‌లో ఉంటే, ఆ రోజు సినిమా లేనట్టనమాట.
ఆ! ఆహా! హ్మ్. ఆ! ఓహో! ఇదొకటుందనమాట. ఓకె. ఆ!
అయితే ఆ! అంటే మాకు తెలీదు కదా! ఇప్పట్లోలాగా వాట్సాప్‍లు గానీ, ఇట్లాంటియేమి లేవు గదా! తెలీదు. ఆ లైటుంటే గనుక ఖచ్చితంగా అందరూ ఒక్కొక్కళ్ళకోనుం అంతా, న్యూసంతా స్ప్రెడ్డయిపోయేది. సాయంత్రం సినిమా ఉంది, సాయంత్రం సినిమా ఉంది. అని, ఆ సినిమా మరి ప్లే జేయడం, అక్కడ సినిమాలు జూడడం. ఆ సినిమాలు జూస్తూ ఆడడం. అంటే, పాటొస్తే గనుక మేము పాటలు వినం గదా! చిన్న పిల్లలం. మేమందరం గలిసి పాట అంటే, మాకు బ్రేక్, బ్రేకంతా బ్రేకంతా ఆడేవాళ్ళం అటు, ఇటు ఉరకడం, ఆటలాడి, మళ్ళీ పాటగ ఆగిపోగానే మళ్ళీ వచ్చి సినిమా జూడ్డం. ఇలా మంచి, మంచి ఫ్రెండ్స్. వాళ్ళేంటంటే, మా స్కూలు ఫ్రెండ్సనమాట అక్కడే. అక్కడే కొత్త స్కూల్‌లో జాయిన్ గాడం, కొత్త స్కూల్‌లో మళ్ళీ ఫ్రెండ్సవ్వడం. ఆ ఫ్రెండ్సేంటంటే, ఆ ఫ్రెండ్స్ గూడా ఈ క్వార్టర్స్‌లో, మళ్ళీ మొత్తం వీద్ మొత్తం వాళ్ళే అనమాట. ఈ క్వార్టర్స్ వాళ్ళే మళ్ళీ అక్కడ స్కూల్‌లో గూడా. మొత్తం అందరూ అక్కడక్కడే అనమాట. మొత్తం వాళ్ళందరూ పరిచయం, పెద్ద సర్కిలే. హ్మ్.
అవునవును. అవును. ఆ! చూడండి. ఆహా! ఆ! ఆహా! ఆహా! ఓహో! ఆ! ఓకె. అంతేనండి. ఇక, స్నే స్నేహానికి ఇంకా హద్దులు లేవు. ఏ ఎక్కడైనా అందరూ స్నేహితులే. అలా ఉండేది. అలా ఉండేది పరిస్థితి.
నిజమే, అవును. అంటే ఆ స్కూలు, వాళ్ళేమంటే మాకేంటంటే బస్సుండేది. అంటే, ఆ బస్సులో ఆహ్, ఈ క్వార్టర్స్ తరపు నుంచే బస్సనమాట. ఈ బస్సేంటంటే అక్కడ దింపుతాది, స్కూలు దగ్గర. మళ్ళీ రిసీవ్ జేసుకుంటాది. 2 సార్లనమాట. మళ్ళీ అందరితోని కలిసి వెళ్లి, పొద్దున్నే ఎ ఎమిదిన్నరకి, ఆ బస్సు అందుకోడం. మళ్ళీ 9 లోపే అనమాట పక్కనే దగ్గరే, చాలా దగ్గర. ఒక 2, 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది స్కూలు గూడా. ఆ! అతను తింపేసీ, మమ్మల్నందరి దింపేస్తే గనుక మేము హడావిడిగా స్కూల్‌కి వెళ్ళి, స్కూల్‌లో అల్లరి, ఆటలు, పాటలనమాట. సూపరుగా ఎంజాయ్ జేసామనమాట. అలా హ్మ్, అట్లా కొత్త ఫ్రెండ్సయ్యారనమాట.
ఆ! ఆహా! అవునండి. ఓహోహో! ఆహా! ఆ! ఓహో! ఓకే, కొత్తగా పరిచయం, కొత్తగా స్నేహితులు, ఆహ్, ఇదంతా ఉండేది. అయితే ఇప్పుడూ, ఈ ఈ కొత్త స్నేహితులు అనుకోండి. వీళ్ళకి మరీ వీళ్ళతో తిరిగే విధానం, కొంచెం ఒక్కొక్కసారి మొహమాటం కూడా రావొచ్చు. ఎందుకంటే, ఆహ్, కొత్త, కొత్తది గదా! కొత్తలో కొద్ది, కొద్దిగా మొహమాటం అనేదుంటుంది. తర్వాత హ్మ్, ఆహ్, ఆహ్, హ్మ్, కాకపోతే, ఈ స్నేహంలో ఉండేటువంటి ఆత్మీయత ఎక్కడికి పోదు. హ్మ్. నే ఈ
ఆ! ఎస్. హ్మ్. హ్మ్. అవును. అవునండి. హ్మ్. నిజమే అండి. ఎస్. నిజమే. నిజమే అండి. కలిపేసుకుంటారు. కొత్త వాళ్ళు. అంటే, ఆ! నువ్వు ఆ పలానానా? ఆ! సరే మా మా దాంట్లో ఉండు. మా గ్రూప్‌లో మనందరం ఒకటే, అంటారు.
ఆ! ఆ! అందులో ఉండే అంటారు.
అలా ఆహ్, కలిపేసుకునే గుణం, మళ్ళీ ఏంటంటే అక్కడ, నేను వెళ్ళిన ప్రదేశం కూడా యాస, వేరే తెలుగే మాట్లాడతారు కానీ, యాస వేరే. ఆ యాసని నేర్చుకోవడం, వాళ్ళ మాటలు అర్థం చేసుకోవడం. కొంచెం, కొంచెం తేడా ఉంటుంది గానీ, ఓవరాల్‌గా మాటలు అర్థమవుతూనేవుంటాయి. తెలుగే గానీ, కొద్దిగా తేడా ఉంటుంది. కాబట్టి, ఆ మాటలు అర్థం చేసుకోవడం, కొన్ని సంవత్సరాల తర్వాత, 4, 5 సంవత్సరాల తర్వాత, నేను కూడా వాళ్ళలాగానే మాట్లాడటం స్టార్ట్ చేశానన్నమాట. <chuckles> వాళ్ళ ఎఫెక్ట్ ఉంటది కదా! సాంస్కృతి, మారినప్పుడు మన ఆహ్, సాంస్కృతి కూడా మారిపోతుంటుంది కదా! యాస కూడా మారిపోతుంది.
ఆ! ఆహా! ఓహో. అవును. అదేలేండి. అంటే ఆ! ఆ! అంతంతే తెలుగు తెలుగులో ఓ మాట చెప్తారు 6 నెలలు సావాసం చేస్తే ,వారు వీరవుతారని. <laughs> సో, అలాగ అంటే, ఒక దగ్గర ఉండడం వల్ల, అలాగే ఎక్కువ రోజులు ఉన్నావనుకోండి, అక్కడే 5, 6 ఏళ్ళు ఉంటే, మనం న ఇప్పుడు ఒక పంజాబీ వచ్చి, మన దగ్గర తెలంగాణలో ఒక 6 నెలలున్నాడనుకోండి, ఆయనకి తెలుగు బాగా వొస్తుంది. ఇలా ద్ ఒకసారి, అంటే మ్ అ ఆహ్, అలాగా ఆహ్, ఇప్పుడూ మీరు ఆ యాస అనేటువంటిది అలవాటు చేసుకొని వాళ్లో కలిసిపోయారా? బాగా కలిసిపోయారనమాట మీరు.
అవును. వీళ్ళు అవుతారు. వీళ్ళు వాళ్ళవుతారు. <laughs> అవును. ఎస్. హ్మ్. ఎస్. ఎస్. ఎస్. అవును, అవునండి. నిజమే. ఎస్. ఎస్. ఆ! కలిసిపోయానండి, కలిసిపోయాను. అందరిలో, అక్కడ మంచిగా బెస్ట్ ఫ్రెండ్సయ్యారు. వాళ్ళు ఇప్పటికి నాకు టచ్‌లో ఉన్నారనమాట. వాళ్ళు, వాళ్ళతోని మాట్లాడటం కానీ, అప్పుడు జరిగిన మరి, అవి మాటలు గావన్ని, ఆహ్, జ్ఞాపకాలన్నీ పంచుకుంటుంటాం. అయితే మీరన్నట్టు, మరి వాళ్ళు వీల్లవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు, అన్నారు కాబట్టి, అంటే, మా ఇంటి వెనకాల, ఆ తర్వాత, మరి, ముస్లిం వాళ్ళు ఉండేవాళ్ళనమాట. సో, ముస్లిం వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే, మేము వాళ్ళ హిందీ నేర్చుకోడం, వాళ్ళ హిందీ మాకు రాడం. అంటే, ఈజీ గానే నేర్చుకోవచ్చు. చిన్నప్పుడు చాలా ఈజీ గానే వచ్చేసింది. అంత కష్టపడలేదు. మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే, మా స హై స్కూల్‌లో కానీ, హిందీ ఉంది సబ్జెక్ట్ ఉంది గాబట్టి, ఈ హిందీ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేసిందనమాట. అంత అంటే, అంత కష్టపడలేదు. ఆ మాటలు గాని, అవన్నీ గాని, ఈజీగా వచ్చేసినాయనమాట. సో, అట్లా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హిందీ మరి, మాట్లాడే స్నేహితులు ఉన్నప్పుడు కూడా, మనకు ఆ హిందీ రావడం గానీ, వాళ్ళతోని వాళ్ళ విధంగానే వాళ్ళాక్ వాళ్ళకి తెలుగొచ్చినా, మనం మాత్రం వాళ్ల హిందీతోనే మాట్లాడుతుంటాం. <laughs> అలా హిందీ ము నేర్చుకుంటుంటాం. వాళ్ళు కూడా తెలుగులో కొన్ని, కొన్ని, కొన్ని కొన్ని మాటలు అర్థం కానప్పుడు వాళ్ళు తెలుగు‌లో జేప్తారు. వాళ్ళకి కూడా తెలుగు బాగా వొస్తాది. తెలుగు రాదని గాని, గాని, వాళ్ళు తెలుగులో మాట్లాడగలరు, హిందీలో మాట్లాడగలరు. అలా హిందీ కూడా నేర్చుకున్న. ఆ!
హ్మ్. ఆహా! ఆ సంఘటనలు. ఆ! ఆ! ఆ! ఆహా! ఆ! ఆ! ఆ! ఓహో. అవును. అవును. ఓహో. అవును. అవును. అవును. అంతేనండి. <chuckles> అవును. ఆహా! హిందీలో మాట్లాడం. హిందీ కూడా నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు, ఈ అంటే, ఈ నాకొక చిన్న సందేహం అండి, ఇది ధర్మ సందేహం. ఇ ఇప్పుడు మనం, స్నేహితుల్ని కొత్త చోట చేసుకునేటప్పుడు, హ్మ్, అమ్మాయిల్ని స్నేహితు స్నేహం చేసుకునే విధానంలోనూ, అబ్బాయిలు స్నేహం చేసుకునే విధానంలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? మీరు అలా ఏమైనా ప్రయత్నం చేశారా? కొత్త, కొత్తగా మీ క్లాస్‌మేట్‍ లని ఎవరైనా పరిచయం చేసుకోవటం, అలాంటిదేమైనా చేశారా? ఎప్పుడైనా?
ఎస్. హిందీ కూడా. చెప్పండి. హ్మ్. ఆ! అంటే, మా స్కూల్‌మేట్సే మా కా క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళండి. సో, వాళ్ళు ఏంటంటే, వాళ్ళు స్కూల్‌లో మాట్లాడతాం కాబట్టి, ఆహ్, నేచురల్‍ గానే, మామూలుగానే, చిన్నగనే, ఆహ్, నీ పేరేంటి? లేకపోతే ఇవాళ హోమ్ వర్క్ ఏమిచ్చారు? నీ ట నీ నోట్బుక్కొక్కసారివ్వవా? ఇట్లాంటి మాటలన్నీ ఉంటాయి కాబట్టి, ఆ మాటల ద్వారా ఏంటంటే, ఫ్రెండ్‌షిప్ అనేది ఖచ్చితంగా బిల్డ్ అయితనే ఉంటది. రోజూ చూస్తుంటాం కాబట్టి, మరి తేడా ఏమి ఉండదు. చిన్నప్పుడు గానీ, ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు హ్మ్.
ఆహా! హ్మ్. హ్మ్. మొ అవును. ఆ! అంటే, ఈ వీళ్ళని స్నేహం చేసుకునే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా అని. ఇప్పుడూ, ఆ
అంత్ విధానంలో ఏం తేడా నేనైతే గె చేయలేదు. హ్మ్.
అహా! మీకు అర్థం అవ్వలేదు. అంటే నే నే అనేది ఏంటి, ఇప్పుడు మీ మీరు ఇందాక చెప్పిన సుధాకర్‌గారు గాని, లేకపోతే ప్రవీణ్‌గారు గాని, ఆహ్, వా బాగున్నావా? ఏంటి పరిస్థితి? ఇలా అడిగే విధానం ఉంటుంది. ఇది ఇప్పుడు ఆహ్, అమ్మాయిలు అనుకోండి, అమ్మాయిల్ని స్నేహం చేయ్యలి అంటే, ఏ రకంగా మనం ఆహ్, వాళ్ళని కొత్తవాళ్ళు కానీ, క్లాస్‌మేటు ఆహ్, హ్మ్, అప్పుడు మనం ఒక పరిచయం చేసుకోవడం, మన పక్కింట్లో ఉంటారు, కలిసి చదువుకోవడం, ఇలాంటివుంటాయి కదా! దీనికి స్నేహం, వీళ్ళ విధానం ఎలా ఉంటుంది? వీళ్ళతో స్నేహం చేసి చేయడానికి మొదలుపెట్టే విధానం.
ఎస్. ఎస్. ప్రవీణ్, ఓకే. హ్మ్. అవును. ఓకే. ఆ! అవును. ఎస్. ఎస్. అవునండి. మొదలుపెట్టేటప్పుడు ఏంటంటే, ఆ మరి నీ పేరు ఏంటి? ఇలాంటివి అడుగుతాం. మరి నోట్‌బుక్‌ అడుగుతాం కదా! నోట్ బుక్ తీసుకున్నప్పుడు, మరి నీ రైటింగ్ కనుక బాగుంటే, నీ రైటింగ్ బావుంది అని చెప్తే గనక, స్నేహం స్టార్ట్ అయిపోతా ఉంటది. అలా
ఆ! ఆ! ఆహా! అంటే, సుధాకర్‌గారు రైటింగ్ బాగుంటే, జర బావుందని చెప్తారా?
సుధాకర్‌ది రైటింగ్ బాగోదు యాక్చువల్‌గా. <laughs> అబ్బాయిలు రైటింగ్ ఎప్పుడు కోడి గీతలు గే ఉంటాయి కాబట్టి, అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఆడవారిది కాబట్టి, వాళ్ళు ఏంటంటే తిప్పి, తిప్పి రాస్తుంటారు. ప్రతి అక్షరాన్ని ఎలా రాయాలో, అలా రాస్తా ఉంటారు కాబట్టి, వాళ్ళ రైటింగ్ బావుంటది, కంపేరేటివ్ బాయ్స్ కనుక చూస్తే. అప్పుడు ఏంటంటే, ఇంతగా మరీ, అందరికీ ఆహ్, రైటింగ్ ప్రాక్టీస్ అనేది బుక్స్ అనేవి లేకుండే చిన్నప్పుడు, మా అప్పుడు ఏంటంటే, ఇప్ తర్వాత, తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ బుక్స్ గాని, ఆ కాపీ రైటింగ్ గానీ, ఏదో అవన్నీ బుక్స్ వొచ్చినాయి. అందరూ కూడా మంచిగా అందంగా రాస్తున్నారు. బాయ్స్ అని కాని, గర్ల్స్ కాని, కాని. ఆ తర్వాత ఏం చేసేవాడిని అంటే, స్కూల్‌లో మరి హోమ్ వర్క్ ఇస్తారు కదా! ఆ హోమ్ వర్క్ ఏంటంటే, హ్మ్, నా క్లాస్‌మేట్స్‌ ఒక ఆమె ఉండేది. ఆమె దగ్గర ఏంటంటే, ఆమె హోమ్ వర్క్ చేసేసేది ముందే. నేనేం చేసేవాడిని అంటే, ఒక 7:30, 8కి అలా వెళ్ళి హ్మ్, నీ హోమ్ వర్క్ బుక్ నాకివ్వు, అని అడిగేవాడిననమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ హోమ్‌వర్క్ బుక్ తీసుకొని, మొత్తం కాపీ చేసుకునేవాడిని మొత్తం, హోమ్ వర్క్. ఆ! మొత్తం. మొత్తం <chuckles> అమె ఏమేమైతే రాసిందో, మొత్తం నేను రాసేసుకొని నెక్స్ట్ ఆహ్, మార్నింగ్‌కి మళ్ళీ హ్మ్, ఆ బుక్ తనకిచ్చేయడం, స్కూల్‌లోనే కాబట్టి, బుక్కిచ్చేసి నేను కూడా హోమ్ వర్క్ చేశానని మా సార్‌లతో చెప్పడం. వాళ్ళు కూడా, "ఓకే" అని అనడం జరిగేది అలా.
బాగోదు. అది అర్ధమైంది నాకు. ఆహా! ఆ! ఓహో! హుహు. హ్మ్ అవునవునండి. అవునండి. ద ఆ! అయితే ఆ! ఆ! హ్మ్. హుహు. హ్మ్. ఒకే. ఓహో! జిరాక్స్. మొత్తం జిరాక్స్ తీసేడం. ఆ! <chuckles> ఆ! ఆ! ఆ! అదే ఇక్కడ ఇంకొక, ఇంకొక సందేహం ఏంటంటే, ఇప్పుడు, ఈ స్నేహం అనేటువంటిది కొత్త పుంతలు తొక్కింది. ఓ ఇదివరకేమో, ఇన్‍లైను స్నేహం ఉంటే, ఇప్పుడు ఆన్‍లైన్ స్నేహం. ఎమ్ ఒక ఫేస్‌బుక్ లోను తర్వాత, ట్విట్టర్ లోనూ, ఇంకోదాంట్లో, ఇంకోదాంట్లో ఇవే మన వాట్సాప్ లోని, స్నేహం విపరీతమైనటువంటి మ్ క్రేజు వీళ్ళకి. ఆ! అంటే ఉన్న స్నేహితులు కాకుండా, కొత్త స్నేహితులు కూడా తయారవుతున్నారు. ఈ మరీ ఈ ఆన్‌లైను మ్ ఈ వాట్సాప్ చాట్‌లు కానివ్వండి, ఆన్‌లైన్ గ్రూప్‌లు కానివ్వండి, మరీ ఇలాంటి కమ్యూనిటీ మీట్‌లు, ఇలాంటివన్నీ ఈ కొత్త స్నేహితులకి ఇందు కోసం ఎలాంటి, ఎంతవరకు సహాయం చేస్తాయంటారు?
చెప్పండి? హ్మ్. ఓకే. అవునండి. ఎస్. నిజమే అండి. నిజమే. అవునవును. హ్మ్. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే, అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే గనక, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని. అంటే, "ఓహో! పలానా వ్యక్తి తెలిసినవాడే కాబట్టి, అతనితో స్నేహం చేయొచ్చు" అన్న విధంగా వాళ్లు ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపించినప్పుడు యాక్సెప్ట్ చేయడం గాని, మళ్ళీ నేను ఫలానా ఫలానా ఫ్రెండ్ అంటే గనక, "ఓహో! నాకు గూడా అతను ఫ్రెండే. సో, మనం కూడా ఫ్రెండ్‍గానే ఉందాం" అని వాళ్ళకు స్నేహం అనేది, పె పెరగడం మంచి ఫ్రెండ్స్ అవ్వడం జరుగుతుంది. ఇంకేంటంటే, మంచి మంచి కమ్యూనిటీస్ అన్నామాట. ఎలాంటి అంటే, కొంతమందికి పుస్తక పఠనం అనేది, ఒక మంచి హాబీలా ఉంటుంది. సో, వాళ్ళ కం కమ్యూనిటీలో జాయిన్ అయినప్పుడు. ఏంటంటే, వాళ్ళలాంటి వ్యక్తులు ఇంకా కొత్త వ్యక్తులు తారసపడుతుంటారు కాబట్టి, వాళ్ళతో స్నేహం. కొంతమందేంటంటే, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్‌ని నేర్చుకుంటా ఉంటారు. వాళ్లకి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది. అందులో ఏంటంటే, ఆహ్, ఎప్పుడన్నా మంచిగా మరి బేసిక్స్‌ని అనేవి నేర్చుకోవడానికన్నా, లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్స్‌లో ఏదన్నా ఇన్స్ట్రుమెంట్‌ని నేర్చుకోవాలన్నా, అందులో ఏంటంటే మిగతా వాళ్ళు ఉంటారు మంచి మంచిగా. అదే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో, వాళ్ళతో స్నేహం చేస్తూ, మరి మావి అభిప్రాయాలు కలిశాక, కలిస్తే గనక, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి, వాళ్ళ నాలెడ్జ్‌ని గానీ, వాళ్ళ స్కిల్స్‌ని గాని, పెంచుకోవడం జరుగుతుంది. సో, ఈ కమ్యూనిటీలు అనేవి, వాళ్ళ మంచిగానే హెల్ప్‌ఫుల్‍గానే ఉన్నాయి. ఎలా అంటే సబ్జెక్ట్ విషయంలో గానీ లేకపోతే, ఇవన్నిటి వల్ల కూడా. ఒకప్పుడు ఏంటంటే పరిధి తక్కువగా ఉండేది. అంటే మనకు తెలిసిన వాళ్ళే, మన స్కూల్ మేట్సే, లేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళే. ఇప్పుడేంటంటే అలా కాదు. ఇంటర్‍నెట్ అనేది ఒక ప్రపంచం దగ్గరకి ఒక ప్రపంచాన్ని చేతిలో దగ్గర పెట్టింది. కాబట్టి, రకరకాల వ్యక్తులు మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళే కాదండి. అంటే, ఒక మంచి వ్యాసం రాస్తుంటే గనక, చూసి వేరే కంట్రీ వాళ్ళు గూడా స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటారు. అంటే స్నేహానికి ఏజ్‌తో సంబంధం ఉండదు కాబట్టి, వాళ్ళు, హ్మ్, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడం. ఒక విషయాన్ని గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఒక సబ్జెక్ట్, ఒక థియరీ గురించి వాళ్ళు ఎలా, మరి ఆలోచిస్తున్నారనీ, అలా స్నేహితులని హ్మ్. తెలుస్తుంది. ఇలా స్నేహితులనేవి, ఏర్పడుతుంటారు. యాహ్! స్నేహితుల కంటే ఎండ్ అనేది ఉండదు కాబట్టి, అలా మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన ఏజ్‌ని బట్టి గూడా, ఇలా స్నేహ స్నేహాలనేవి వెళ్ళిపోతుంటాయి.
హ్మ్, అవునండి. ఆ! ఆ! హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఆ! హాబీలా ఉంటుంది, అవునండి. ఆహా! అవును. అవునవునండి. ఆ! అవునండి. అవునండి, అవునండి. అది హెల్ప్‌గానే అవును. ఆ! ఆ! ఆ! అదేనండి. ఆ! హ్మ్. అంటే వాళ్ళ దృక్పథం ఎలా ఉంది అనేటువంటిది, కూడా తెలుస్తుందనమాట. ఆ! ఆ! ఆ! అవునండి, అవునండి. ఓకె! అంటే ఇప్పుడు, ఈ క్మ్ కొత్త స్నేహితులు ఇప్పుడు పెట్టుకుంటే, ఆన్‍లైన్ దగ్గరకి వచ్చేటప్పటికండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆహ్, హ్మ్, ఏదో హ్మ్, అంటే ఓకా, హ్మ్, హ్మ్, సెలబ్రిటీ, ఒక సినిమా యాక్టర్ బొమ్మ పెడుతున్నారు, అమ్మాయి బొ బొమ్మ పెట్టి స్నేహం చేసేసుకుంటున్నారు. ఇది నిజం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
హ్మ్. హ్మ్. యెస్. అవునండి. యెస్. యెస్. అంటే మిస్‌లీడ్ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే, హ్మ్, ఇవతల వాళ్ళు కరెక్ట్‌గ ఉన్న అవతల వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలని లేదు కాబట్టి, రకరకాల మ మనస్తత్వాలు ఉంటాయి, రక్త రకాల వ్యక్తిత్వాలు ఉంటారు. ఇలాంటి మనుషులు ఏంటంటే ఎ ఎదుటివాళ్ళని మిస్‌లీడ్ చేయాలి, లేకపోతే ఆహ్, స్నేహాన్ని యూజ్ చేసుకొని స్వలాభాలు పొందాలి. ఇలాంటివి ఉంటాయి కాబట్టి, తెలిసిన వారికంటే, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే కనుక యాడ్ అవ్వాలి లేకపోతే, వాళ్ళని గమనించి ఆచితూచి అడుగు వేయాలి తప్పితే, హ్మ్, కొత్తగా కొత్త స్నేహితుల్ని, అంత ఈజీగా నమ్మకూడదని కూడా, ఒక ఉందనమాట. థియరీ. హ్మ్.
అ! అవునండి. హ్మ్. అవును. ఆ! ఓకె! ఓకె! ఆ! అంటే అంటే మీరు ఎ ఎంతో చక్కగా చెబుతున్నారు. ఈ హ్మ్, కొత్త చోట్ల స్నేహితులు ఎలా చేసుకుంటాం, అలాగే దీని పద్ధతులు, దీంట్లో ఉండే లోటుపాట్లు, దీంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు, అలాగే దీంట్లో మంచి కూడా, చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి, ధన్యవాదాలండి.
హ్మ్. మీతో మాట్లాడడం కూడా బాగుందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.